ఓకే. అది మూవీయా మూవీ సాంగండి అది యాక్చువల్‌గా ఏ సాంగు?
నో. ఇంగ్లీష్, ఇంగ్లీష్ సాంగ్.
ఓకే. అన్స్టాపబుల్ అని వస్తుంది. ఓకే. లిరిక్స్ గుర్తున్నాయా? చెప్పగలరా?
అవును. అహా! ఆహ్, ఐఎం అన్స్టాపబుల్ ఐఎం పోష్ విత్ నో బ్రేక్స్ ఐఎం ఇన్విన్సిబుల్. అని వస్తది బావుంటది. మస్తు ఉంటది సాంగ్. అంటే ఆహ్, ఆ బేస్ కానీ అది <smacks lips> అంటే ఆ హైలో తీసుకెళ్తాది అన్నమాట ఆ సాంగ్. అంటే ఆమెకు ఆమె చెప్తది నేనెంత పవర్ఫులు, నేనెంత అన్స్టాపబులు, నేను ఒక 'పోర్ష్' కార్ బ్రేక్స్ లేకుండా నాకు ఆహ్, నాకు ఆహ్, అదేంటి ఆహ్, ఒక గేమ్ ఆడడానికి రూల్స్ అవి అవసరం లేదు. <smacks lips> ఆ! అని తనకు తానే తాను చెప్పుకుంటది. నాన‌న్ నేను అన్స్టాపబుల్ అని నాకు చాలిష్టం. అది మోటివేషన్ కోసం బావుంటది సాంగు. హ్మ్.
<giggles> అంటే చాలా అది ఆహ్, హైలో అవును. ఓకే. ఆ! స్పీడు. ఓకే. యస్, యస్. ఓకే. మీరు ఆ పాట వింటూ మోటివేట్ మళ్ళీ తెచ్చుకుంటారు. లేపోతే అంటే ఎప్పుడైనా బోర్ లేకపోతే ఏమంటేటే దేని మీద ఏంటంటే లక్ష్యం ఉండదు. అంటే ఎలా ఉంటుందంటే దేనిమీద కాన్సంట్రేట్ చేయలేరు. అలాంటి టైంలో ఇలాంటి సాంగ్స్ వినేసి చాలా మోటివేట్ అవుతారన్నమాట.
హ్మ్. ఆ! అవునండి. 100% నాకా సాంగిష్టం. హ్మ్.
అవును. సో మీరు ఇంగ్లీష్ సాంగ్ అన్నారు కాబట్టి ఇంకోటి కూడా ఉంటుంది. హ్మ్. 'మైకెల్ జాక్సన్‌ది' ఒకటుంటుంది. 'బీట్‌మి హేట్‌మి' అని ఒక‌టి సాంగ్ ఉంటుంది. <giggles> ఓకే.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవునవును. అవును. <laughs> అదొకటి. బావుంటాయి. కొన్ని కొన్ని సాంగ్స్ అసలు నిజంగానే భలే మోటివేషన్ ఉండే అండి కొన్ని సాంగ్సు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
నిజమే. నిజమే. చాలా సాంగ్స్ గాని మీరు విన్నట్లైతే 'మైకెల్ జాక్సన్‌వి' కొన్ని ఉంటాయి. మీరు చెప్పినట్టు తనది కూడా మీరు ఇందాక పాడిన సాంగ్. ఇంకా తెలుగులోకొస్తే గనక ఎట్లాంటి సాంగ్స్ అంటే ఏం చెప్తారు?
హ్మ్. హ్మ్. హ్మ్. నేను తెలుగు‌వి ఏంటంటే ఆహ్, కాని కొన్ని రోజులు తగ్గించేశాను వినడం. అంటే యూజువల్‌గా సాహిత్యాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తానండి. తెలుగు లిటరేచర్ ఏదైతే పాటల్లో ఉన్న లిరిక్సు చాలా డీప్ మీనింగ్‌తో ఉంటాయి మన తెలుగు‌వి గూడా. ఆహ్, అవి నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అయితే ఆహ్, మధ్యలో కొంచెం తగ్గిచ్చేసి ఇంగ్లీష్ వైపు మొగ్గు చూపాను. అంటే ఆహ్, కొన్ని కొన్ని ఆ పర్సనల్ ఇన్సిడెంట్స్ జరగటం వ‌లేంటంటే మనకి అం ఆహ్, లిరిక్స్‌కి మనము ఆహ్, ఏదైనా అటాచ్ చేసినట్టయితే ఒక ఎమోషన్‌ని ఒక ఫీలింగ్‌ని అది ఒకవేళ చెదిరిపోయినప్పుడు మనం ఆ పాట మళ్ళీ వింటే ఆహ్, ఆ ఫీలింగ్ మనకి ఇబ్బంది కలిగిస్తది. అంత ఉంటది. పాటల్లో, లిరిక్స్‌లో <smacks lips> ఆ ప్రభావం అంత ఉంటది మన మీద.
ఓకే. ఓకే. యస్. అవును. ఓకే. యస్. అవును. అవును. యస్. ఉంటుంది. ఉంటుంది. అలాంటి మిమ్మల్ని ప్రభావితం చేసిన పాటేమైనా ఉందా? తెలుగులో అంటే పాతదైన పర్లేదు, కొత్తదైనా పర్లేదు. లేకపోతే కొంచెం మీకు అంటే ఎవరికీ తెలియని పాటైనా పర్లేదది.
హ్మ్. చా హ్మ్.